అంతే. వాళ్ళు గనక పొరపాటున అంటే, ఆహ్, వాళ్ళేదో మంచి వాళ్ళయిపోయి, పొరపాటున మీకు డబ్బులిచ్చారంటే మాత్రం, దేవుడికి దండం బెట్టుకొని, తీసేసుకోవాలి. లేకపోతే గనక అదీ, దానం కింద లెక్కేసుకోవాలనమాట.
హ్మ్. అవును. అయితే, ఈ ఫోన్ కాల్‌లు ఇలాగా నాకూ, ఇలా డబ్బులు విషయంలోని ఇలా వర్కులయితే, ఈ కరోనా తర్వాతండి నాకూ, నేనూ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక పొదీషన్‌లో ఉన్నప్పుడు, కలుసుకునేవాళ్ళం కాదండి!
హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఎ ఎక్కడెక్కడండీ? ఎక్కడుండేవాళ్ళు?
మేం కంపెనీ‌లో పని చేస్తున్నప్పుడండి.
ఓకే. యాహ్! యాహ్! హ్మ్. అదే, చెప్పండి.
జాబ్ చేస్తున్నప్పుడు, మా అందరితో కలవాలంటే, కలవలేం కదండీ దూరంగుండాలి. <chuckles> మనిషి
అవును. పైగా కరోనా అంటన్నారు గాబట్టి, మరీ ఆ డిస్టెన్సుండాలి గదా! యాహ్!
అవునండి. అప్పుడూ, ఈ ఫోన్ కాల్స్‌లోనీ ముఖాముఖి సంభాషణలుండేయి గాదండి అప్పుడు.
ఆ! అందరూ ఫోనుల్లో కమ్యూనికేట్ చేసుకొడం అనమాట. <giggles>
ఫోన్‌లు, జూమ్ మీటింగ్‌లు, స్కై మీటింగ్‌లు, గూగుల్ మీట్‌లు ఇయ్యేనండి మాకు. అప్పు
హ్మ్. అదే. ఇహ రోజు పొద్దున్నే ఒకసారి, మధ్యానం ఒకసారి, రాత్రొకసారి మీటింగ్‌లు జేస్తా ఉండేవాళ్ళమో?
అయితే నిజంగానండి. <giggles> ఈ నిజంగా సినిమాలో చూపిత్తారు కదండీ! వాళ్ళు ఫ్యాంటేసుకోకుండా, షాటుల తోటి కాల్‌లో ఉంటారు ఫైరగా ఎటు <giggles>
<giggles> ఆ! <giggles> అవునవును పైన వరకే, అంటే నీటిగా కెమెరాలో ఎక్కడైతే కనపడతామో, అది మాత్రం నీటిగా ఉండి అదే! అలాగే ఉండేవాళ్ళా? <giggles>
అవునండి. అవునండి. అవునండవును. ఇలాంటియన్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి బాబు.
సూపర్. సూపర్. <giggles> ఎక్స్పీరియన్స్ చేసారా? చేసారా మీరు? అలాంటియన్ని.
నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను చేశానండి.

అంటే, కొంచెం హార్శ్‌గ చెప్పాడా?
ఆ! అంటే, వాళ్ళూ కొంచుం ఉంటారు గదండి గవర్నమెంట్ ఆఫీసులంటేనే. అయితే, నేనూ
అదే, అదే. అంటే, వాళ్ళ పనుల్లో గానీ, లేకపోతే కొంతమంది నిజంగానే కొద్దిగా ఇలాగ రూడ్‌గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా!
అవునండి. అవునండి. అవును. అయితే, నేనేం చేశానంటే, ఈయన్నిలాగంటన్నాడంటే, నాకు ఈ పని కావాలండనడిగితే, "నాకు తెలీదు అదెలా ఉంటదో తెలీదు" అనీ ఈయనన్నాడండి. నేనేం జేశానంటే, ఈ ఫోన్‌లో మాట్లాడతంటే ఆయన వాయిస్ రికార్డ్ చేసేశానండి.
ఓకే. ఓకే. అదేలెండి. <chuckles> మంచి పని జేశారు. ఓకే. ఆ!
తీసేసి, వాళ్ళ మేనేజర్ దగ్గరికెళ్ళిపోయానండి. రిపోర్టింగు
ఓకే. అంటే, ఆయన పైనున్న అధికారి. ఓకే.
ఆ! యెళ్ళిపోయానండి. ఇలా చెయట్లేదండంటే, ఆయన పిలిపించి...
ఆ!
అడిగించేసిందండి.
ఆ రికార్డింగ్ అక్కడా వినిపిచ్చారా వాళ్ళ మేనేజర్‌కి?
వే వినిపిచ్చలేదు. ఇనిపిచ్చలేదండి.
వినిపిచ్చలా. ఆహా! వాస్తవానికి అంటే, జస్ట్ ఇలా చెప్పారంతే గానీ, ఏదో ఆయన మీద కంప్లెయింటివ్వాలనీ, ఆ ఉద్దేశం లేకా మీరిది చూపిచ్చలేదనమాట ఆ ఆడియో.
ఇప్పుడూ ఆ మేనేజర్ గాడు కో ఇన్ ఇనలేదనుకోండీ, అప్పుడు రికార్డ్ బయటకు తీత్తామండి, మాటిన
<laughs> ఓకే. ఓకే. అంటే, సందర్భం మరీ చెయ్యి దాటిపోతుంది అనుకుంటే, అప్పుడు వాడదావన్నట్టుగా దాన్నీ పక్కన బెట్టారు.
ఆహ్, అయితే, ఈ ముఖాముఖిగా మాట్లాడినప్పుడండి. మీరెందుకు చెయరు? ఏంటి మీ ప్రాబ్లమ్? అప్పుడు మనం గట్టిగా అడిగావనుకోండి...
హ్మ్. ఆ!
అప్పుడసలైన విషయాలు బయటికొస్తయండి.
ఓకే. అంటే అక్కడా మీకు ఫోన్‌లో మాట్లాడిన దానికి, దీనికి చాలా వేరియేషనొచ్చేసిందనమాటయితే.
అవునండి. అవునండి. అప్పుడు వాళ్ళా ఆ! మేము చేస్తామండి, ఇలాగ కాదండి, ఇది మాకు ప్రాబ్లమ్, అది ఇది అని చెప్పుకొచ్చి, ఏదో చెప్పుకొచ్చారండి. వాళ్ళేదో మనీ ఎక్స్పెక్ట్ చెయ్యాలని ఏదోటుంటయి గదండింక. అలా చేసి
ఓకే. ఇక్కడేం చెప్పారూ డైరెక్ట్‌గా? హ్మ్. ఓహ్! ఓహో! అదే. అంటే, వాళ్ళ బాధలు, బందీలు అవన్నీ చెప్తూ ఉంటారు గదా ఏదో ఒక హ్మ్. అదే.
ఫోన్‌లో చెప్పకూడదని ఇంకన్నారండి. అయితే, సరే ఏదో అయిపోయిందనింక ఒదిలేసానండి. అయిపోయింది. ఇదీ నాకు ఫస్టు సంఘటన. తర్వాతండీ
ఓకే ఓకే. అదేలెండి. అక్కడ మీకర్దమైపోయింది అనమాట. అంటే, ఫోన్‌లో మాట్లాడితేనేమో చాలా రెక్లెస్‌గా మాట్లాడిన పర్సనూ, మీరు డైరెక్ట్‌గా. అది కూడా జస్ట్ మేనేజర్‌తో యెళ్లి మాట్లాడి ఆహ్, ఇంకా మీరు రికార్డింగ్ గూడా చూపిచ్చలేదు యాక్చువల్లీ. అయినా కూడా మీతో డైరెక్ట్‌గా మాట్లాడేటప్పుడు, ఆ వేరియేషనొచ్చేసింది. ఆహ్, అదే సేమ్ పర్సన్‌లో. అంతేనా? ఓకే. ఓకే.
హ్మ్. అవునండి. అవునండి. అవునండి. అయితే ఇక్కడండి, ఇ ఇపుడు చూడండి, ఈ ఫోన్ కాల్ కన్నా, ముఖాముఖి సంభాషణలు శరీర భాషణుంది చూడండి ఏంత ముఖ్యమని. ఇది అచ్చు గుద్దినట్టు నా జీవితంలో జరిగింది మళ్ళీ.
అవునవును.